ఓహో! నైస్ అయితే ఇంకోటేంటంటే, ఆహ్, ఇంకోటి మెయిన్‌గా ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకునే స్కిల్ ఏంటంటే ఈ పరీక్షల వల్ల టైమ్ మేనేజ్మెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లైఫ్‌లో కూడా చాలా అప్లై చేసుకోవచ్చు మనం డిఫరెంట్ ప్లేస్‌లలో పరీక్షల దగ్గరే కా
పరీక్షల వైపు. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా. అవును. అవును. ఖచ్చితంగా. హ్మ్. ఎలా అంటే ఇప్పుడు మనం టైమ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం గానీ ఈ బీటెక్ స్టు బీటెక్ వచ్చాక టైమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనడగాల్సిన క్వెషన్ వచ్చిందన్నమాట. ఎగ్జామ్స్ 1 వీక్ ముందు మనకి 15 డేస్ ముందు టైమ్ టేబుల్ ఇస్తారు.
చ హ్మ్. అం అ అంటే ఎందు <giggles> ఓకే. హ్మ్.
కానీ మనం జేసేది నైట్ 1 డే బ్యాటింగ్.
<chuckles>
ఈ టైమ్ మేనేజ్మెంట్ మనం మాట్లాడుకోవాల్సొస్తుంది. బీటెక్‌కొచ్చాక అసలు ఏంటి అన్న క్వెషన్ అయితే నాలో మొదలయిందన్నమాట. కానీ ప్రాపర్ వేలో హ్మ్, ప్రాపర్‌గా యూస్ చేసుకుంటే మనం ఈ పరీక్షలకి కానివ్వండి ఒక డిసిప్లిన్ అనేది నేర్పిచ్చిద్ది. ఎగ్జామ్స్ అంటే లేచి చదవటం కానివ్వండి, ఒక టైంకి ఫోకస్ చేయడము, ఆహ్, మనం చేసే దాని మీద ఫోకస్ అనేది ని ఆహ్, చేయడం నేర్పిస్తుంది. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫోకస్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ మనకి ఆహ్, ఈ ఎగ్జామ్స్ టైంలోనే బాగా తెలుస్తదన్నమాట. కానీ కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలన్నమాట. ఎఫీషియంట్‌గా టైమ్ యూజ్ చేసుకోవాలి. చదివే టైమ్‌లో చదువు తీసుకొని మరీ చదువు పురుగుల్లాగా చదువుకుంట చదువుకుంట ఉన్నారనుకోండి బ్రెయిన్‌లో ఏం ఎక్కదు. ఒక అంటే 2 గంటలు చదువుకుంటే ఒక గం ఒక
అయితే ప్రిపరేషన్ టైమ్‌లో గాకుండా హ్మ్. హ్మ్. అంత హ్మ్. అవునవును. హ్మ్. <chuckles> అవు ఆ చదివింది గూడా మర్చిపోతాము. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా చదివి
అవును. ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ న్యాప్ తీసుకోవాలి. ఒక 15 నిమిషాలు పడుకొని మళ్ళీ లెగిసి చదువుకోవాలి. సో అలా చేసుకుంటా ఉండి ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తుందనమా అన్ అన్నమాట. ఎగ్జామ్స్ మీద మనం దృష్టి పెడితే ఫోకస్‌కి ఒక జాబ్ సైడ్‌, కెరియర్ సైడ్‌ అనేది ఒక అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఒక డిసిప్లిన్, టైమ్ మేనేజ్మెంట్, గ్రూప్ వర్క్, చ్ ఫ్రెండ్స్‌తో కలిసి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి గ్రూప్ వర్క్ ఇవన్నీ నేర్పిస్తుంది పరీక్షల వల్ల.
ఓకే. ఓకే. కానీ ఓన్లీ ప్రిపరేషన్ టైమ్‌లో గాకున్నప్పుడు గూడా ఎగ్జామ్స్ టైమ్‌లో సెర్టైన్ లిమిట్ ఇప్పుడు 2 అవర్స్‌కి ఒక ఎక్సామ్, 1 హవర్ ఒక ఎక్సామ్, లేదంటే సెమ్ అయితే 3 హవర్స్ ఎక్సామ్ అనేసి కొన్ ఒక్కో ఎక్సామ్‌కి ఒక్కో టైప్ ఉంటది గదా! అప్పుడు మనకు అసలైన టైమ్ వాల్యూ అనేది తెలుస్తది.
హ్మ్. హ్మ్. అవును. అవును. నిజంగా. అవును. అంటే ఫస్ట్ హ్మ్.
అండ్ అది మనము జీవితంలో గూడా అప్లై చేస్తాము.
అవును. ఫస్ట్ ఎగ్జామ్ 3 గంటలు ఉండే సెమిస్టర్ నా నాది. ఏపీ ఎగ్జామ్ రాసేది. అప్పుడు అప్లైడ్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్‌లో. ఫస్ట్ 2 గంటల సేపు ఒకటే ఆన్సర్ నీట్‌గా, అసలు అంటే ఆహ్, అది ఒక ప్రింట్ లాగా రాసినట్టు నీట్‌గా రాసి, డైగ్రాములు సున్నితంగా గీసి, మళ్ళీ రబ్ చేసి, ఒక గీత వంకర అయిందని డైగ్రామ్ అంతా రబ్ చేసి మళ్ళా గీసి 10 పేజీలు నింపేసిన తర్వాత నేను టైమ్ జూస్తే ఇంకా 40 మినిట్స్ ఉందన్నారు. నేను ఇంకా 5 క్వెషన్లు, 4 క్వెషన్లు రాయాలి.
హ్మ్. <chuckles> హ్మ్. ఒక 10 పేజీలు నింపి దానికి <chuckles>